లేదండి, నాకు నాకు తెలుసండి యోగా చిన్నప్పటి నుంచి స్కూల్లో నేర్చుకున్నానేను. మా పీటీ టీచర్ నేర్పించింది. నాకొచ్చు, సూర్యనమస్కారాలోచ్చు. ఆ! ఆ! అవునండి. అన్ని ఆసనాలు అవి ఇవి అన్ని చేస్తూంటానండి నేను.
హ్మ్. ఆ! ఓకే. ఓకే. దాన్ని బట్టి మీరే ఎళ్లి చేసేసుకుంటారన్నమాట. ఆ! ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఉదయం పూటలో కొంతమందికి కాఫీ అలవాటు ఉంటది. టీ అలవాటు ఉంటది, లేదా జీరా వాటర్ అని సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా స్టార్ట్ చేస్తూ ఉంటారన్నమాట మీరేది ఇష్టపడతారు?
అవునవునవునండి. <giggles> ఆ! అవునండి. ఆ! నేను నైట్ 8 హవర్స్ నానబెట్టుకుంటా అండి. జీరా ప్లస్ ధనియాలు, ఆహ్, కొంచెం వామ, కొంచెం మెంతులు, ఒక 5 ఐటెమ్స్ ఉంటాయండి. ఆహ్, ఆ 5 కొంచెం కొంచెం ఒక 10, 10 ఇత్తుల్లాగా అలా సీడ్స్‌లాగా అన్నీ కలిపేసి నానబెట్టి, మార్నింగే అది బ్రషింగ్‌తోటే అది హాట్ వాటర్ వేడి చేసి బాగా హై టెంపరేచర్‌లో ఒక 2 మినిట్స్ ఒక హాఫ్ లెమన్ కట్ చేసేసి, వేసేసుకొని గోరువెచ్చగా తాగేస్తానండి నేను. రిలాక్స్ అనిపిస్తుంది.
ఆ! ఓకే. ఆహాహా! అన్నీ కలిపేసి నానబెట్టుకుంటారనమాట. ఆ! ఓకే. ఆ! ఓకే. సో మీరు ఆ వాటర్‌తో మొదలు పెడతారన్నమాట.
హ్మ్. అవునండి. ఆ వాటర్ తోటే మొదలు పెడతాను ఆ మార్నింగ్ నేను.
మొదలు పెడతారు. అంటే మామూలుగా సాధారణంగా ఏ టైంకి లేస్తారండి ఉదయం పూట్ల?
ఆ! 5:30, 6 లేస్తా అండి నేను. లేవంగానే బ్రష్ జేసుకొని కొంచెం ఉంటాయి కదండీ కాలకృత్యాలు తీర్చుకొని వెంటనే ఆ! వాటర్ తాగేసి మ్యాట్ పట్టుకొని టెర్రస్‌ మీదకెళ్తానండి నేను. టెర్రస్‌ మీదకి వెళ్లి యోగా చేస్తానండి. అవునండి. యోగా చేసేసి వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ చేసేసి చదవడం, ఎటైనా వెళ్ళడం ప్లాన్స్ ఉంటాయి కదండీ. బయటికి వెళ్లి ఏదో పనులు చేయడము, ఏదో ఒకటి చేద్దామని ఆలోచిస్తానండి అప్పుడు.
ఓకే. ఆ! ఓకే. ఓకే. ముందు యోగ చేసేస్తారన్నమాట. అన్ ఆ! అవునవును. చేయడమో ఆ! అవునవును. అంటే ఇప్పుడు మళ్ళీ ఉదయం లేచి <smacks lips> సమయాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటారు?
ఆ! నైటే అనుకుంటానండి నేను. <chuckles> నైటే ఉంటుంది కదండీ. ఆహ్, రేపు ఏమైనా ఎక్సామ్ ఉంటే రేపు ఎక్సామ్ ఉంది నాకు అని మనకి ఆటోమేటిక్‌గా మన బ్రెయిన్‌కి తెలిసిపోతుంది చూడండి.
ఓకే. అవును. ఈ టైంకి లేవాలి అంటే రోజు లేచే టైం కంటే కాస్త ముందు లేవడమో లేదా వేరే పనులన్నీ పక్కన పెట్టి <chuckles>
ఒకేళ కాస్త ముందే లేస్తామండి నిద్ర కూడా పట్టదండి మనకస్సలు <chuckles> అవును. నిద్ర కూడా పడదు అంటే
అవునవును. నైటంతా అది మైండ్‌లో రన్ అవుతా ఉంటదన్నమాట.
ఆ! అంటే మన మెదడనేది అలర్ట్ అవుతుందండి కొంచెం అని నాకు అనిపిస్తది.

అంటే మాములుగా మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఆ రోజు అనేది మొదలవుతుందన్నమాట. మరి మీ విషయానికొస్తే మీ రోజు అంటే ఉదయం మీరు ఎలా మొదలు పెడతారు?
అవునండి. ఆ! అంటే ఆహ్, ఉదయం లేవంగానే మన మెదడు మొత్తం ఒక ఆహ్, ఆల్ఫా స్టేట్‌లో ఉంటున్నట్టనిపిస్తుంది గదండీ! అంటే ఒక స్పీడ్ ఆహ్. ఒక రిఫ్రెష్‌గా, రిలాక్స్‌గా ఇది చాలా శాంతంగా సున్నితమైన స్థితిలో అ అలా ఉంటుంది గదండీ!
అవునవును. ఆ! కంప్లీట్‌గా నిద్రయిపోతుంటది. హ్మ్.
ఆ! వెంటనే ఫోన్ జూడడం గాని ఇంగా ఇంగ పరుగులు పెట్టాలి అనేవి గూడా ఉంటాయి గదండీ! కొన్ని కొన్ని తొందర తొందరగ లేవాలి <chuckles> తొందర తొందరగా చేయాలి.
అవునవును. ఇంక వు ఇంక లేచిందే మొదలు ఒక్కొక్క పని అలా మైండ్‌లో ఇంక నెక్స్ట్ ఇది జేయాలి అది జేయాలన్నట్టుగా ఇంకా స్టార్ట్ అవుతా ఉంటాయి. <chuckles>
ఆ! అలా ఉంటూ ఉంటాయి గదండీ! ఆహ్, వెంటనే లేవ లేవంగానే ఒక డీప్ బ్రీత్ తీసుకొని కొంచెం ఆహ్, శాంతిగా ఆయ్ వ్ ఏదైనా కళ్ళు మూసుకొని శ్వాస వింటూ ఒక, ఒక 5 నిమిషాలు రిలాక్స్‌గా నేను బెడ్ మీద ఒక 5 మినిట్స్ ఉంటానండి వెంటనే ఫోన్ చూడకుండా. ఏం చూడకుండా కొంచెం
అవును. ఓకే. ఓకే. ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్‌లాగా జేస్తుంటారు. అంటే మీరిట్లా అంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే అందరూ యోగ అని మనలా కొన్ని చేస్తూ ఉంటారు కదా! ఆరోగ్యం కోసం. సో మీరు అలా ఏమైనా చేస్తారా? ఉదయ
అవునండి. ఆ! చేస్తానండి నేను ఖచ్చితంగా. ఉదయమే నేను యోగా చేస్తానండి. సూర్యనమస్కారాలు చేస్తా. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే ప్రాణాయామం జేస్తా. మెడిటేషన్ జేస్తా అండి. ఆహ్, లేశేది 6 అయినా సరే 6కి, 5కి లేస్తే 6కి వరకు ఒక గంట జేస్తానండి కొంచెం రిలాక్స్‌గా ఆహ్, ఒక 7కి అలా కొంచెం టెర్రస్ మీదకి వెళ్ళి మ్యాట్ ఎసుకొని ఆ ఎండ తగులుతున్నప్పుడు అలా చేస్తూ ఉంటానండి నేను యోగ.
ఓకే. ఓకే. ఓకే. ఓకే. అంటే ఇవి మీకు మీరే చేస్తారా? లేకపోతే ఏవన్నా క్లాసెస్ అటెండ్ అవ్వడమో లేకపోతే మనకిప్పుడు టీవీలల్లో చూసుకోనో యూట్యూబ్‌లో చూసుకొని వీడియోలు చేయడమో అలాంటివి చేస్తారా?

హ్మ్. అవునవును. అదైతే అంటే మీరు లేవడానికి ఇప్పుడు మామూలుగా కొద్ అలరం వాడతారా? లేకపోతే క్యాజువల్‌గా రోజు లేచి అలవాటైపోయి ఉంటది కాబట్టి ఆ టైంకి లేస్తారా?
ఆహ్ లేదండి. ఎక్కడ లేస్తానండి నేను. అల్లారం వాడతాను నేను. కానీ కం ఆ! ఆ! మోగాల్సింది. <chuckles>
అ మోగాల్సిందేనా? అలారం మోగాక కూడా ఏంటి అలవాటంటే, ఒక్కొక్కరికి 5 నిమిషాలు, 5 నిమిషాలు అలాగా స్నూజ్ చేస్తూ ఉంటారనమాట.
ఆ! అద్ది గూడ ఉందండి నాకు వామ్మో! అది కూడా ఉంది. కొన్నిసార్లు లేజీ మార్నింగ్ లేవనప్పుడు కొన్ని సార్లు లేవం కదండీ! మరీ రోజు. లేవనప్పుడైతే 8 వరకు ఆహ్, 5 మినిట్స్, 5 మినిట్స్, 5 మినిట్స్ ఆఫ్ చేసుకుంటూనే ఉంటా. అవునండి. పక్కన వాళ్ళైతే, "ఎందుకా పెడతావు? ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? వేరే వాళ్ళనని" అంటుంటారండి నాకైతే. ఆ! నిద్ర కూడా ఇంపార్టెంట్ కదండీ. 6, 7 గంటలు ఉండేటట్టు చూసుకుంటానండి నేను ఖచ్చితంగా.
అవునవును. ఆఫ్ చేసి పడుకోవడం అలా జరుగుతుంటాయి. <chuckles> యాయో! హుహు. అ అవునవునండి. అదైతే చాలా ఇంపార్టెంట్. నిద్దర ఇంపార్టెంట్ కదా! దాని తర్వాత
అవునండి. సరిగ్గా నిద్ర లేకపోతే ఎలానొ అవుతుంటానండి ఆరోజంతా. అంటే, ఏం చేయబుద్ది కాదు. హ్మ్. ఆ! కరెక్ట్‌ నిద్రపోతేనే మంచిగా అనిపిస్తదండి.
అవునవును. రోజు మొత్తం ఇది అవుతా ఉంటది. అంటే ఇప్పుడు మార్నింగ్ టైమ్సు ఆ! అదే కదండీ! అంటే ఇప్పుడు కొంతమంది ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ లేకుండా సలాడ్లని అవి, ఇవి తింటా ఉంటారు. అంటే హెల్తీగా లేదా రాగి జావ తాగడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. మరి మీరు బ్రేక్‌ఫాస్ట్ తింటారా? లేకపోతే ఇలాంటివేదైనా చేసుకుంటారా?
అవును. అవునవునండి. లేదండి బ్రేక్‌ఫాస్టే. దోశ, ఇడ్లీ మా నార్మల్ మన సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్టే తింటూ ఉంటానండి. ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా, ఉగ్గానీ అని అవె, అవే నార్మల్‌వే. పూరి అవే అండి రొటీన్‌గా. అవే తింటుంటా.
ఆ! ఓకే. ఆహా! అదే నార్మల్‌గా చేసేసుకొని తింటారనమాట.
ఆ! అవునండి.
ఎందుకంటే, టిఫిన్ స్కిప్ చేయకూడదు అన్నట్టు.
హ్మ్. అవునండి. ఉదయమే లేషి వాటర్ తాగుతానండి. చాలా తాగుతా నేను వాటర్ ఎక్కువ తాగుతా. తొందరగా. హ్మ్.
ఆ! ఓకే, ఓకే. అది మంచిది. యాక్చువల్‌గా ఫస్ట్ లేచ్చిన వెంటనే వాటర్ తాగడం. తర్వాత అంటే మళ్ళీ ఇ ఇలాంటి ఉదయం రొటీన్ మార్చాలని అనిపించినప్పుడు ఏవైనా అలాంటి సందర్భాలున్నాయా? <smacks lips> అంటే ఇలా కాదు నేనింకొంచెం వేరేలా మార్చాలి అన్నట్టుగా ఏవైనా?
అవునండి. <chuckles> అవునవునండి. ఉంది. ఉన్నాయండి. నేను ఏమనుకుంటానంటే అనుకుంటున్నా 4కి లేద్దామని 4కి లేచి కొంచెం 6 వరకి చదువుకుందాం. 6-8 మన పనులు అయిపోయినా 8-9 బయట ఏమన్నా ఉన్నా మళ్ళీ ఆహ్, డే మొత్తంలో చదువుకోవచ్చు అని అనుకుంటున్నానండి. 4 నుండి లేస్తే చదవచ్చు అని.
ఓకే. ఓకే. ఓకే. ఆ!
కాని చలిపెడుతుంది కదండీ! ఆ సీజన్‌ని బట్టి మార్పులు కూడా ఉంటాయి కదండీ! అసలు <chuckles>
అవునవును. సీజన్ బట్టి కూడా మనకు ఏంటంటే, ఎండాకాలంలో తొందరగా మెలుకువొస్తది. చలికాలంలో అంటే ఇంకాసేపు పడుకోవాలి అన్నట్టుగా చలికి లేవలేమనమాట. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వీక్ డేస్‌లొ స్కెడూల్ ఒకలాగుంటది. వీకెండ్స్‌లొ ఒకలాగుంటది. అంటే, మీరిప్పుడు సాటర్డే, సండే అలా శనివారం, ఆదివారం ఏం చేస్తూ ఉంటారంటే మళ్ళీ మీ రొటీన్ కొంచెం మారుతదా?
ఆ! అవునండి. హ్మ్. అవునవునండి.